మీ టీచర్ బిహేవియర్ మీ కెరీర్ మీదేమైనా ప్రభావం చూపించిందా?
ఆహ్, అంటే కొంత ప్రభావం అంటే, అంటే జనరల్‌గా అందరూ ఇంజినీరింగ్‌లు, మెడిసిన్‌లే గదండీ చేస్తుందిప్పుడు అందరూను. అంటే అప్పట్లో మనం 10త్ క్లాస్ వరకు అన్ని సబ్జెక్ట్‌లు చదువుకుంటాం. పూర్తిగా అన్ని మొత్తం అన్ని రకాలుగాను. అటు నుంచి తర్వాత ఎటు వెళ్లాలో అన్నది ఇంకా పూర్తిగా మన మీదే ఇదిగా ఉంటుంది. లేదా ఇంట్లో మన తల్లిదండ్రులు గానీ వాళ్ళే ఎక్కువ ఇచ్చేస్తుంటారు. టీచర్స్, స్కూల్ టీచర్స్ వాళ్ళయితే ఏంటంటే, ఒక డిసిప్లిననేది నేర్చుకున్నాం వాళ్ళ దగ్గర. అందులో మేమొక మిషనరీ స్కూల్లో చదువుకున్నావన్నమాట. ఒక క్రిస్టియన్ మిషనరీ స్కూలన్నమాట. దాంతో ఏంటంటే, ఒక డిసిప్లిన్ ఉండేది, స్కూల్లో. ఒక పద్ధతి ప్రకారం వెళ్ళేవారంతాను. చాలా బాగుండేది.
అవునవును, కరెక్ట్. హ్మ్. హ్మ్. ఓకే. ఓకే. ఓకే. ఓకే. ఓకే. ఓకే.